అబ్బా! మీరు చెప్తుంటేనే నా చేతులు పనిజేయట్లేదండి అసలిప్పుడు. ఎట్లా భరించారండి అవన్నీ అసలు. గ్రేట్ అండి. చాలా గ్రేట్.
నిజమె. సొ అసలప్పుడు ఏమైందో కూడా తెలియదండి. నిజంగా ఈ చెయ్యి మళ్ళీ పనికొస్తదని అనుకోలేదు మా ఇంట్లోళ్ళు.
అయ్యయ్యయ్యో!
హ్మ్. కానీ దేవుడి దయ వల్ల ఇప్పటికి నాకు అంత బానే ఉంది. అది 45 రోజులు కట్టుంచుకున్న తరువాత నేను తీసేశాను. తర్వాతేంటంటే మా నాన్నగారు నేను అలా ఉండిపోకూడదని తను చాలా గట్టిగా నిశ్చయించుకున్నారనమాట. ఆ!
హ్మ్. ఓకె. హ్మ్. ఆహా! అంటే అదే అండి. అంటే మీరు ఖచ్చితంగా భయమైతే వస్తదా? భయం నుంచి ఎలాగొచ్చారు మీరు బయటికి?
హ్మ్. హ్మ్. మా నాన్నగారయితే ఫస్ట్ ఏం చేశారంటే ఈ చెయ్యనేది తనెప్పుడు కూడా అలాగా హ్మ్, పక్కన పెట్టేసుకొని ఉంచుకోకూడదు. తన్ను తాన్ని ఉపయోగించాలని ఆయన అనుకున్నారు. అంటే మా తాతయ్య గారు అప్పట్లో డాక్టర్ అండి. మా నాన్నగారి, పెద్దనాన్న గారు. ఆయన చెప్పారు. తను ఎంత బాగా ఆ చేతితో యాక్టివిటీ చేస్తుందో, ఆ చెయ్య అంతలాగే రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే చిన్న వయసు కాబట్టి ఇప్పుడు తను ఎలా చేసినా కూడా అది మళ్ళీ మామూలయ్యే చాన్సే‌స్ ఎక్కువున్నయి అని చెప్పారనమాట. ఇంకా మా నాన్నగారు అదే పట్టుకొని, ఇంకా నాన్ను రోజు కూర్చోబెట్టి ఎక్సర్‌సైజులవి చేయించేవారు. అంటే వెనక్కి, ముందుకి, ఇలా చేతులు, వేళ్ళు, ము ముడిచి తిరబడం గట్టిగా అనడం. ఇలాంటివన్నీ నేర్పించారు.
హ్మ్. హ్మ్. అవునండి. ఓకెకె. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఓకెకె. ఆ! హ్మ్. ఆ! అంటే అది, అంటే అదొక రకంగా ఫిజియోథెరపీ లాంటిదండి మీది.
ఆ! ఫిజియోథెరపీ లాగా. ఆయన చాలా గట్టిగా నిశ్చయించుకున్నారు. అలాగే కొన్ని రోజులకి నా చెయ్యనేది నేను నార్మల్‌గా మళ్ళీ ఆహ్, వాడడం అనేది జరిగిందనమాట. జరిగిన తర్వాత కూడా ఆహ్, ఆయనొక మాటడిగారు. మళ్ళీ నువ్వు సైకిల‌నేది నేర్చుకుంటావా అని? నేను ఖచ్చితంగా జెప్పాను నేను నేర్చుకుంటాననే జెప్పాను అంత జరిగినా కూడా.
హుహు. ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బ! అది స్పీ అది నిజంగా స్పిరిట్ అండి. అదొక ధైర్యం ఉండాలనమాట ఖచ్చితంగా.
హ్మ్. అంటే హ్మ్, నాకది ఒక ఏంటంటారు మొండి ధైర్యం అనేది వచ్చేసింది. ఇంకా, ఓకె ఈ సారి జాగ్రత్తగా నేర్చుకుందాం. కానీ నేను దాని గురించని వదలకూడదని. ఇంక మా నాన్నగారు ఆ మాట విన్న తర్వాత ఆయన కూడా చాలా సంతోషించి నన్నలానే ప్రోత్సహించారు. "నువ్వు నేర్చుకుంటానన్నావు అది కరెక్ట్ అసలు. పద నేను నీకునే మళ్ళీ నేర్పిస్తానని" చెప్పేసి నేర్పించారు. అలాగే నా ఎనిమిదో తరగతిలో నేను నా సొంత సైకిల్ కొనుక్కున్నాను. ఆ సైకిల్ మీద ఆల్‌మోస్ట్ 10 సంవత్సరాలండి, మీరు చెప్తే నమ్మరు, నా ఇంటర్మీడియేట్ ఆ సైకిల్ మీదే అయిపోయింది. అలాగే తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ సైకిల్ మీదే అయిపోయింది. ఇవన్నీ గూడా అయిపోయినయి. తర్వాత మళ్ళీ, బండి. అంటే లేడీస్ ఆహ్, స్కూటీ అనమాట.
హ్మ్. అదే అండి. హ్మ్. అద్భుతం. అద్భుత్ హ్మ్. అబ్బా! సంతోషం అండి. హుహుహు. హ్మ్. హుహు. ఓకె.

మీకు అర్థమయ్యే ఉంటది. అంటే మనం డౌన్‌కి దిగుతావనమాట. ఇంకో వీధిలోకి మరలాలి అంటే డౌన్‌కి దిగాలి. మా నాన్నగారేం చేశారంటే, ఆ వీధి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నేర్పించారు. ఎప్పుడు కూడా ర్యాంపనేది దింపలేదు అప్పటి వరకు.
అర్థమైంది. అర్థమైంది. అర్థమైందండి. అవునవును. ర్యాంప్. ఓకేకే. హుహు. ఓకే. అంటే మనం కొంచెం ఆచితూచి బ్రేకులేస్తూ వెళ్ళాలనమాట మనం అప్పుడు. హ్మ్.
హ్మ్. వెళ్ళాలి. పైగా తను నన్ను పట్టుకోవాలి కాబట్టి ఆ ప్రయత్నం అయితే అప్పుడు చేయలేదు. మేబీ తర్వాత ఆదివారం ఏవన్నా అప్ అలా రానిచ్చేవారేమో. అదయింది. అయితే నేనూ, మా నాన్నగారితో అన్నాను నేను బానే తొక్కేసుకుంటున్నాను కదా! డ్యాడీ మీరెళ్ళిపోండి <chuckles> నేను కొంసేపు తొక్కుకొనొస్తానని చెప్పాను. <chuckles> ఆ! ఎక్కువైపోయిందనమాట. అంటే, "సరే అయితే జాగ్రత్తగా వెళ్తావా?" అన్నారు. ఆ జాగ్రత్తగానే వెళ్తానంటే, "ఇక్కడిక్కడే తిరుగు వేరే వీధికెళ్ళద్దని" చెప్పారు. సరే అన్నాను. అన్నాక, మా నాన్నగారు ఇంట్లో పని చేస్ పనీ అది చూడడానికని వెళ్ళిపోయారనమాట. మా అమ్మగారు ఇంట్లో వంట చేస్తున్నారండి ఆ సమయంలో. అయితే ఏమైందంటే, నేను మరీ అక్కడి వరకే తొక్కాలి కదా! తొక్కేదాన్ని సైకిలు. మనకి అలా కాదు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సు ఎ ఎక్కువైపోయింది కదా! అదేవైందంటే ఈ స్లోపు కూడా దిగుదాం, అని చెప్పేసి ఒక ఆలోచనొచ్చి
హ్మ్. హుహు. <giggles> ఓకే. ఓకే. కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందన్నమాట మీకు. ట హుహు. హుహుహు. ఓకె. హ్మ్. ఓకేకే. ఆ! హుహు. హుహు. <chuckles> హ్మ్. ఓకే. అయితే ఒక్కసారి ఒక టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దామన్నట్టు చేసారు.
చేసేద్దాం అని చేశానండి. ఫస్ట్ టైము సక్ససయ్యాను. మొదటిసారే. మొదటిసారే అదీ దీని దాని కిందకచ్చేసాను. అలాగే మళ్ళీ పైకెళ్ళిపోయాను. మళ్ళీ ఒక 2 రౌండ్లేసేసాను వీధంతా కూడా.
హుహు. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అంటే మ్ మూడు, 4 సార్లలాగా మంచిగానే చేసారన్నమాట. హ్మ్.
అయిపేయింది. ఫస్ట్ టైము మాత్రం అయిపోయింది. సెకండ్ టైమ్ కూడా దిగు దిగిపోదాము ఇంక మాములుగానే అని అనుకున్నది. అక్కడేం జరిగిందంటే ఆహ్, ఆ స్లోపయితే ఎక్ ఎక్కడైతే ఉందో దానికి కొంచెం పక్కనే, ఈ నీళ్ళు వచ్చే కుళాయుంది. మున్సిపల్ కుళాయనమాట.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ! డ్రైనేజ్ లాంటిదన్నమాట.
కుళాయి. అప్పట్లో మీరు చూసుకునుంటే, ఎం ప్రతి ఒక్కళ్ళింట్లో మున్సిపల్ కుళాయిలనేవి ఉండేవి కాదు. వీధి మొత్తానికి ఒక కుళాయుండేది. అందరూ అక్కడి నుంచి బిందె‌ల్లో నీళ్ళు తీసుకెళ్ళేవారు.
అంట్ అంటే అంటే కుళాయంటే ఎలా అండి? బ్యాండ్ పంపులాంటిదా?
హ్మ్. ఇది ట్యాపండి. ఇలా మనం తిప్పుకుంటే వాటరస్తాయి కదా! ట్యాపది.
ఓహ్! ఓకే. అయి ఓకే. అంటే అందరికి కలిపి ఒకటే ఉంటుండేనా అండి, ట్యాప్ మనకి? ఓకే. ఓకే.
హ్మ్. కొన్ని కొన్ని వీధుల్లో అలానే ఉండేదండి. అందరికీ కలిపి ఒక కుళాయిచ్చేవారు మున్సిపాలిటీ వాళ్ళు. అలాగా ఆహ్, మా ఇంట్లో అయితే అప్ అప్పటికే మా ఇంట్లో సెపరేట్‌గా కుళాయుండేది. అంటే లైన్స్ లాగించుకున్న వాళ్లింట్లో ఉండేవనమాట. ఇలాగా హ్మ్. ఇలా మామూలుగా కాకుండా వీధికొక కుళాయనేది ఇచ్చేవారప్పట్లో.
హుహు. ఓకే. ఓకే. ఆ! హుహు. ఓకే. ఇంకా మన ఇష్టమనమాట. అదింకా. హుహుహు. ఓకే. హ్మ్.
ఆ! కుళాయక్కడుండేది. అప్పటికి నీళ్ళు రావడంతో అందరూ అక్కడ నీళ్ళు పట్టుకుంటున్నారు. అవంతా కూడా ఈ స్లోప్‌కి దగ్గరలో బందయిపేయింది.
హ్మ్.